అవును. గ్యాడ్జెట్స్.
వాళ్ళ ఫ్రెండ్‌కిస్తాడు. గ్యాడ్జెట్స్. ఆ! వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఒక మ్యాట్ తీస్తాడు. ద మ్యాట్ మీద వాడు ఏం కోరుకుంటే తినడానికొచ్చేదనమాట. వాడు నూడిల్స్ అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ అలా. అంటే అవన్నీ చూసి మేము కూడా టెంప్ట్ అయిపోయేవాళ్ళము.
ఆ! అదేను. ఆహాహాహా! మీకు కూడా ఎప్పుడన్నా, అంటే అలా చుస్ <chuckles> అలా వచ్చింటే బావుండు, నాకు కూడా అలాంటి మ్యాట్ దొరికుంటే బావుండు.
అలా వచ్చుంటే బా అంటే మేము ఒకసారి మా మమ్మీ డ్యాడీని కూడా అడిగాము. అంటే ఇలా ఏదైనా ఉంటే మాకు గూడా కొనియండి. మేము గూడా ఏదైనా తినడానికి దానికి చెప్తే అది మాకు తినడానికిస్తుంది కదా! అని గూడా చెప్ చెప్ అదే.
ఆ! ఇదేదో బావుంది. పద్దాక మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళనడుగుతాము, వాళ్ళే ఇస్తరు. <giggles>
ఆ! ఆ చూ అంటే వాళ్ళు నవ్వేవారు. అప్పుడు మేమనేవాళ్ళం ఆహ్, లేకపోతే వాళ్ళ దగ్గర ఒకటి ఏదో లైటుండేదనమాట. దాంతోటి చిన్నగా అయిపోవచ్చంట. అయితే మేము గూడా అనుకునే వాళ్ళం. ఒకరోజు మేము గూడా ఇలా చిన్నగా అయిపోయి అంత బయట అంతా తిరగొచ్చు, మనల్ని ఎవరు ఏమనలేరు. లేకపోతే పెద్దగా అయిపోవాలి లైట్ తోటి. అలా అంతా అనుకునేవాళ్ళం. <chuckles> చాలా. అప్పుడు ఇకా కొంచెం పెద్దగా అయితున్నప్పుడు, ఇది వచ్చేదండి ఒక షో 'డిటెక్టివ్ కోనెన్' అని.
ఆ! ఆహా! అయ్యబాబోయ్! చాలా పెద్ద, పెద్ద కోరికలే మీకు. <chuckles> 'డిటెక్టివ్ కోనెన్' ఆహా! ఓకే. ఈ మర్డర్స్ మిస్టరీలు గాని ఇవన్నీ ఉంటాయండి? ఆ! ఓకే.
ఆ! అది మిస్టరీ మొత్తం. అంటే అది చూడడం స్టార్ట్ చేసామనమాట. ఇదేంటంటే ఒక పెద్ద అబ్బాయి సడెన్‌గా చిన్న పిల్లోడైపోతాడు. వాడు చుట్టుపక్కలందరూ పెద్దోలే కానీ వాడొక్కడే చిన్న పిల్లోడులాగా ఉండిపోతాడు. అది ఎందుకు అయ్యాడు? ఆ! చె అలా ఉండిపోతాడు. అయితే అది ఎందుకయ్యాడు? ద అదే మళ్ళీ వాడు పెద్దగా ఎలా అవుతాడు? వాడి ఫ్యామిలీని ఎలా కలుసుకుంటాడు? మొత్తం ఇది చూసేవాళ్ళం.
ఆ! ఓకే. ఆ! మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రం చిన్న పిల్లలైపోతారు. ఆ! అది కూడా రెగ్యులర్‌గా ఎపిసోడ్లో చూస్తా ఉండేవాళ్ళా?
అది గూడా రెగ్యులర్ రెగ్యులర్‌గా, రెగ్యులర్‌గా. అంటే ఇప్పుడు మేమేదైనా మిస్ అయ్యామనుకోండి, మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఏమనెస్తారనే భయంతో అయినా చూసేవాళ్ళం మేమైతే.
అబ్బా!

అదేదో డైలాగ్ కూడా ఉంటది కదా? డాక్టర్ అనేసి అవన్నీ చూస్తూ ఉంటారా?
ఆ! అవ అవన్నీ చూస్తుంటామండి. దాంట్లో ఒక ఉంటది. ఏంటంటే నూడిల్స్ ఎపిసోడ్. అదేంటంటే వాళ్ళు ఆ! వాళ్ళ ఫ్యామిలీకి ఇలా ట్రిప్‌కి బయటికెళ్తారు. వాళ్ళ దగ్గర మనీ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఆకలేస్తుంటుందని ఒక రెస్టారెంటుకెళ్తారు. అయితే ఆ రెస్టారెంటులో ఏంటంటే ఎవరు పెద్ద నూడిల్స్ బౌల్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మొత్తం ఫ్రీ. కొంచెం మనీ గూడా ఇస్తాం అంటారు.
నూడిల్స్ ఎపిసోడ్ ఓకే. ఆ! ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ! ఓకే. బిల్ కట్టక్కర్లేదు. ఎదురుగా మళ్ళీ డబ్బులు కూడా ఇస్తాము.
ఆ! డబ్బులు గూడిస్తాం అనగానే వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారన్నమాట షిన్ చాన్, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ.
హ్మ్. ఓకే. సూపర్!
మొత్ మొత్తం ముగ్గురు తినేసి పొట్ట అంత ఇలా ఫుల్ అయిపోతదన్నమాట వాళ్ళది. దాని తరువాత రెస్టారెంట్ క్లోజ్ చేస్తాము. ఇక్కడి నుంచి బయటికెళ్ళిపొండి ప్లీజ్ అంటే కూడా యెళ్లరు వాళ్ళు. లేదు, లేదు ఒక 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఆ!
ఆ! <chuckles> ఓకే. అంటే <chuckles> వాళ్ళంతట వాళ్ళే అసలు ఆ పందాన్ని కాన్సెల్ చేసినా కూడా వీళ్ళు వినట్లే.
వీళ్ళు వినట్లేదు. ఆ ఎపిసోడ్ అంటే ఇప్పుడు గూడా మ ఆహ్, లైక్ చేసి పెట్టుకుంటాం మేము. అది కంపల్సరీ చూస్తా నేను.
ఓకే. అంటే ఇక ఎప్పుడైనా బోర్ కొట్టిన టైమ్‌లో అది మళ్ళీ ఓపెన్ జేసుకొని చూసుకుంటా ఉంటారు.
అది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తామండి. ఇప్పుడు, ఇప్పుడెన్ని కార్టూన్స్ అయినా ఒచ్చినా ఇప్పుడేవేవో కార్టూన్స్ ఒచ్చాయి కదండీ! వాటిలకన్నా కంపేర్ చేసుకుంటే ఆ పాత
ఓకే. ఆ!
కార్టూన్సే బెటరనిపిస్తది మాకైతే. బాగా ఆ! ఇంకా 'చోటా భీమ్' కూడా చూసేవాళ్ళమండి.
అవి మీకు బాగా నచ్చింది. అదండీ. ఓకే. ఓకే. చోట భీమ్ అది త్రీడి కూడా ఒచ్చినట్టు ఉంది గదా! త్రీడి చూసేవాళ్ళా? టుడి చూసేవాళ్ళండి?
వాడిని ఆ! లేదు. నార్మల్ 2డి చూసేవాళ్ళమండి. ఆ! ఆ టీవీలో ఒచ్చేది. అంటే వాడు లడ్డు తింటే స్ట్రాంగ్ అయితడంటే మేము గూడా లడ్డు తినేవాళ్ళం వాడితోటి. అంటే ఇప్పుడు కార్టూన్‌లో ఎవరేం <chuckles> చేస్తే మేము గూడా అదే చేసేవాళ్ళమన్నమాట ఇంట్లో.
నార్మల్ టు డి. ఓకే. ఆహా! ఓకే. <chuckles> పోన్లెండి. అలా అయితే పపాయ షోలో పాలకూర తింటా ఉంటాడు. మీరు కూడా అది తిన్నారా? <chuckles> ట్రై చేసారు మీరు కూడా.
అది గూడా, అది గూడా <giggles> తిన్నామండి మేము. మా మమ్మీ మా మమ్మీగారలాగే చెప్పారండి మాకు. ఏంటంటే మీరు స్పినాచ్ తింటే రేపు పొద్దున పపాయ్ అయిపోతాడంటే ఓహ్! ఓకే. ఓకే. అని ఇద్దరం కలిసి తిన్నామండి నేను మా బ్రదరు.
తినేసి పొద్దున్నవ్వగాల్నే ఒకసారి కండలొచ్చినయో లేవో చూసుకున్నారా? <chuckles>
<chuckles> అలా అంతా కూడా చూసుకున్నామండి. కానీ అది నిజం కాదని దాని తరువాత అర్థమయింది.
రాదు కదా! అదే. <chuckles> పోన్లెండి. కార్టూన్స్ వల్ల అమ్మ వాళ్ళకి కూడా ఇదొక హెల్పయింది. కొంచెం
ఇవన్నీ అయితే ఆ! ఇద్ ఇది మాత్రం అందరు మమ్మీసయితే చేసుంటారండి. స్పినాచ్ తిను నువ్వు పపాయ్ అయిపోతావు. నువ్వు లడ్డు తిను నువ్వు భీమ్ అయిపోతావు. అంటే ఆ! ఓకే. ఓకే. అని తినేవాళ్ళమండి మేము. ఇప్పుడు దాని తరువాత
అవును. అంటే మనం ఆహ్, ఆ టైమ్‌లో మనకంత నాలెడ్జ్ ఉండదు గదా! ఎలాగో టీవీలో చూసాం కాబట్టి నమ్మేస్తాం.
ఉండదు. ఉండదు కదా! ఆ! ఆహా! అంటే ఓహ్! వీళ్ళు చేస్తున్నారా? మనం గూడా చేసేయాలి. ఆహా! ఓకే. ఇది తింటే బాగుంటుందా? ఓకే. మేము గూడా తింటాము. అలా, అలా తినేసేవాళ్ళం మేము గూడా.
అది. మ్యాజిక్ పెన్సిల్‌ది కూడా కార్టూన్ ఒచ్చేది కదండీ! అది అవి కూడా చూసేవాళ్ళా మీరు?
అవి, అవి గూడా చూసేవాళ్ళం అండి. అదైతే ఒక ఎపిసోడ్ గూడా మిసవ్వకుండా చూసేవాళ్ళం అండి. అంటే అవి బాగా కొత్త కాన్సెప్ట్ అనిపించింది.
ఓహ్! సూపర్.

మాకు మేజిక్ పెన్సిలనేది అంటే ఇప్పటి దాకా లేదట్లా. ఆహ్, అప్పుడు అ దాని మీద పెన్సిల్స్ కూడా చేసి అమ్మేవారు స్టేషనరీలో.
అవును. ఆహా! ఓకే. ఆహ్, దాని మీద పెన్సిల్స్ కూడా మీకు అవైలబుల్‌గా వచ్చినాయా బయట? ఆ డిజైన్‌తో?
ఆ! ఆ! ఆ! అంటే ఆహ్, ఆ డిజైన్‌తోటొచ్చేవి ఇలా వచ్చేవి. మేము కూడా కొనుక్కున్నాం. మా ఫ్రెండ్స్ కూడా కొనుక్కున్నారు. ఆ డ్రా చేస్తే ఏం రాలేదు. కానీ దాన్నయితే కొనుక్కున్నాం మేము. వస్తదనే ట్రై చేసాం మేము గూడా. అది గూడా.
ఓహ్! వస్తాయనే ట్రై జేసారా? అయ్యా! ఆహ్, నిజంగా అంతలాగా వచ్చేటట్టైతే అన్నెందుకు తయారు చేస్తారండి?
అదే అదే దాని తరువాత అర్థమయిందండి. ఇప్పుడు పెద్దగయిన తరువాత నవ్వుకుంటాం మేము అవన్నీ ఆలోచిచ్చి.
<chuckles> ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా బాగా నవ్వుకుంటూ ఉంటారా?
ఈవెన్ నవ్వుకుంటామాట. అందరం నవ్వుకుంటాం ఇంకా మా కజిన్స్ కూడా. ఇంకా వాళ్ళకి ఆ! వా
ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ మధ్యలో గాని, కజిన్స్ మధ్యలో గాని ఇలా క్యారెక్టర్‌లో పేరు చెప్పు ఏదైనా గొడవలేమైనా జరిగినయా?
హ్మ్. జరిగినాయండి.
ఆహా! అయినాయా? ఓకే. <chuckles> అది అది ఎలా జరిగింది?
<chuckles> అయినయండి. అంటే అంటే ఏంటంటే అండి. ఇప్పుడు ఒక కార్టూన్ ఒచ్చేది కదా! 'డ్రాగన్ బాల్‌జీ' అని. ఇప్పుడు ఏంటంటే మా బ్రదర్ 'గోకు.'
ఆ! ఓకే. ఆ! డ్రాగన్ బెల్స్. ఆ! క్యారెక్టర్స్.
నేనే ఆ! క్యారెక్టర్. నేనైతే గోకు వాళ్ళ ఫ్రెండు ఉండేది, 'పికలు' అంటే నేనైతే అది అవ్వాలి. లేదు మా కసిన్ అనేవాడు లేదు, "నేను అవుతానది. నేనవుతాను. మీ బ్రదర్ వాళ్ళ సపోర్ట్ అంటే" లేదు నేను అని పెద్ద పెద్ద గొడవలు ఆ గొడవల వల్ల మాట్లాడుకోకపోతుండే అండి మేము.
ఓకే. ఓకే. అబ్బా! <chuckles> పిక్‌లు గురించి మీరిద్దరు <chuckles> మరిప్పుడు మాట్లాడుకుంటున్నారా?
మళ్ళీ మా మమ్మీ, డాడీ అందరూ వచ్చిన ఆ మళ్ళి మా మమ్మీ డాడీ అందరొచ్చి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము ఫిక్స్ అయిపోయామన్నమాట. సరే నువ్వే 'గోకు,' నువ్వే 'పికలు' నేను, నేను వేరే దాన్ని తీసుకుంటానులే అంటే ఆ! ఇలా ఉండాలి, అలా అంతా కాంప్రమైజ్ అయిపోయామప్పుడు అందరం.
ఓకే. కాంప్రమైజ్ అయిపోయారు. ఓకే. ఓకే. సంతోషం. <chuckles> చాలా చాలా బాగుందండి మీ ఎక్స్‌పిరియన్సులు గాని, ఇప్పుటికి కూడా మీరంతా గుర్తుపెట్టుకొని ఆ క్యారెక్టరులు అవన్నీ చెప్తున్నారంటే, చిన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో నేనర్థం చేసుకోగలను. <chuckles>
హ్మ్. ఆ! యాహ్! <chuckles> అవునండి. నాకు కూడా చాలా బాగా అనిపించిందండి మీతో మాట్లాడి.

ఆహా! అంటే ఇప్పుడా సీరియల్ చూస్తున్నప్పుడు మొదట్లో ఏదైతే పాటొస్తుందో ఆ పాటని మీరు కూడా పాడేవాళ్ళా?
ఆ! మొ మొత్తం సాంగ్ అంతా పాడేవాళ్ళమండి మేము. ఇంకా దాని ఎండింగ్ గూడా ఒక పాట ఒత్ ఒచ్చేది. అది గూడా పాడేవాళ్ళం. అంటే ఇట్లా మొత్తం పాట రావాలి. ఇద్దరు ఇలా అప్ పోటీ పోటీతో పాడేవాళ్లమనమాట. ఫస్ట్ అహా! నేనే పెద్దగా పాడుతున్నొచ్చు. కాదు నేను పాడుతున్నా. నేను కరెక్ట్‌గా పాడుతున్నా. లేదు నేను పాడుతున్నా. అదొకటి. ఇంకొకటి 'షిన్ చాన్' అని ఒక కార్టూన్ ఒచ్చేదండి.
<giggles> ఓకే. ఇద్దరూ ఇద్దరు పోటీ పెట్టుకునేవాళ్ళు. అదే అండి.
అదిప్పుడు ఒస్తుంది.
ఓకే. 2 కూడా ఒకే చానెల్‌లో ఉండేవండి?
2 గూడా ఒకే చానెల్‌లో ఒచ్చేవి. ఆహ్, అదేంటంటే ఇప్పుడు అంటే 'షిన్ చాన్' ఆహ్, కొంత కొంచెం వేరే వేరేగైపోయింది మొత్తం. అప్పుడంటే అసలు చాలా బావుండేది. ఆ! అప్పుడు చాలా బావుండేది. ఆహ్, అది గూడా అంతే మొత్తం పాట రావాలి. మొత్తం అన్ని ఎపిసోడ్స్ రావాలి. ఒక్కొక్కసారయితే డైలాగ్స్ గూడా బట్టి కొట్టేసేవాళ్ళం మేము.
ఆహా! అదే అదే. <giggles> ఫన్ వేరేగా ఉంది. అదే అండి. అవును. ఆహా! అంటే వాళ్లెలా అయితే మోడ్యులేషన్‌తో చెప్తారో అలాగే చెప్పేవాళ్లా?
ఎలా అంటే ఆ! అదే. ఆ! ఇప్పుడు ఇవన్నీ బట్టి కొట్టి తొందర కిందకెళ్ళి మా ఫ్రెండ్స్ అందరి ముందు షో అన్నమాట మేము. మేం ఇది చూసాము. మేం ఈద్ ఈ ఎపిసోడ్‌లో ఇది చూసాము. మీరు చూసారా? ద దాని తరువాతే
ఓకే. మరి వాళ్ళేం చెప్పేవాళ్ళు? వాళ్ళు కూడా చూసేవాళ్ళా?
వాళ్ళు కూడా మొత్తం చూసేవారండి. వాళ్ళు చూసి వాళ్లొచ్చి ఏ ఆహ్, వాళ్లేంటంటే ఒక్కొక్కసారి ట్యూషన్‌కెళ్ళిపోయేవారు. మాకేంటంటే అప్పుడు ఒకసారి ట్యూషన్ ఉండేది. ఒక్కోసారి ఉండకపోయేది కాదు. వేరే వేరే ట్యూషన్ అన్నమాట. వాళ్ళకైతే ఆ టైంలో మెమొత్తం చూసేవాళ్ళం. వాళ్లేంటంటే తొందర పడుకునే వారు. మేము కొంచెం లేట్ పడుకునేవాళ్ళం. అంటే వాళ్ళు లేదు, "ఈ ఎపిసోడ్ మేము చూడలేదు. మీరెప్పుడు చూసారు" అంటే, ఆహ్, చూసావా? మేము ఫస్ట్ చూసాము అని షో ఆఫ్ చేయడం, స్కూలులో షో ఆఫ్ చేయడం కానీ, ఇవన్నీ అయితే ఎహ్ ఎహ్ అవునండి. చాలా బావుండేది. ఇంకా అయితే ఒకసారి మా ఎక్సిబిషన్ అయిందన్నమాట మా దగ్గర.
ఆహా! ఓకే. ఆ టైంలో మీరు చూసేసేవాళ్లు? ఓకే. <chuckles> భలే సరదాగా ఉండుంటది. <giggles> ఆహా! అంటే ఈ బొమ్మలది అదంతా పెట్టేసి ఒక గ్రౌండ్‌లో బెడతారు. ఓకే. అదేండి.
అక్కడేంటంటే మేము యెల్ ఆ! పెట్టి పెట్టారు. అంటే అప్పుడు నేను చిన్నగుండె అన్నమాట. అయితే ఏమైందంటే మా ఫ్రెండ్స్ వాళ్ళెళ్ళి వాళ్ళక్కడి నుంచి డోరేమోన్ టాయ్స్ కొనుక్కున్నారు. ఇంకా డోరేమోన్ అన్ని బొమ్మలు అయితే మాకు తెలీదు. మేమిట్ల ఎళ్తే వాళ్ళు చెప్పారన్నమాట. ఇట్లా బొమ్మలున్నాయంటే ఆ డే మొత్తం అయితే మేము మా మమ్మీ డ్యాడీ కూర్చొనియలేదు. నించొనియలేదు. ఇప్పుడు మమ్మల్నక్కడికి తీసుకెళ్ళు. ఆ! ఆ! ఇప్పుడు మాకా బొమ్మలు కావాలి. వాళ్ళు షో చేస్తున్నారు. మేము చేయలేక పోతున్నాం. అంటే మేమెళ్లి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తరువాత అన్ని కొనుక్కొనొచ్చి, అన్ని కొనుక్కొనొచ్చి చూపించమండి వాళ్ళకి. అప్పుడు ఆహ్ ఆ! చూ చూపించాం.
ఆ! ఏంటి? బొమ్మలు. ఓకే. అసలు న మమ్మల్ని తీసుకెళ్తార లేదా? మమ్మల్ని తీసుకెళ్తార లేదా? ఆ! <giggles> ఓకే. మరి తీసుకెళ్లార మరి? హ్మ్. తప్పదుగా! ఆ! అంటే చూబిచ్చారా మళ్ళీ మీరు? ఆహా! ఓకే. అంటే బాగా మనసులో పెట్టేసుకున్నారు. ఏంటి మీరు నాకు చూపించేది? అని. <chuckles> అదే. అంటే మీరు అన్నయ్య ఇద్దరు తీసుకున్నారా? డోరేమోన్‌వే తీసుకున్నారా?
బాగా పెట్టేసుకున్నామన్నమాట. ఆహ్, అప్పుడు చిన్నగున్నప్ హ్మ్. హ్మ్. ఇద్ద ఇద్దరు 'డోరేమోన్' ఇద్దరు 'షిన్ చాన్.' ఏది దొరికితే మొత్తం కార్టూన్ రిలేటెడ్ మొత్తం అన్ని. అన్ని తీసుకెళ్లి మొత్తం చూపించి వాళ్ళు వాళ్ళ తరువాత వాళ్లిలా అనాలన్నమాట. అమ్మో! చాలా బావున్నాయి. మీ టాయ్సే బావున్నాయి. మీరే గ్రేట్. <chuckles> అలా అంతా అనాలి వాళ్ళు మమ్మల్ని.
ఆహాహాహా! ఓకే. మీకు ఆ! అప్పుడొక సాటిస్ఫాక్షన్ ఒస్తది మీకు.
<giggles> అప్పుడొక సాటిస్ఫాక్షన్ ఒచ్చేది మాకు.
<chuckles> అదే అండి. రోజు ఇక అంటే ఆహ్, ఎప్పుడు బోర్ కొట్టలేదా రోజు అదే ఎపిసోడ్లు కొన్ని కొన్ని సార్లు రిపీట్ అవుతున్నా ఎప్పుడు బోర్ కొట్టలేదా?
అన్ ఆ! అంటే అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అవి మనకి చాలా వేరైటీ గనిపిస్తాయి కదండీ. వాడేంటి 'డోరేమోన్' అంటే ఏదో ఇట్లా కొత్త కొత్త ఐటెమ్స్ తీస్తడు.